యాహ్! అంటే, అది ఎవరైనా అవ్వచ్చండి. ఒక్కొక్కసారి నాకే మా ఫ్రెండ్ కాల్ జేస్తారు. అంటే, లైక్ వాళ్ళు సింపుల్‌గా, "మామ ఇక్కడ ఉండిపోయాను," లేకపోతే "ఇలా అయ్యింది," సడెన్‌గా, "ఒక ఐదు వేలు వేస్తావా" అని? ఆ రోజు నా దగ్గర ఉండొచ్చు? ఉండకపోవచ్చు? అంటే, నేను ఇస్తే మంచి వాళ్ళం. ఇవ్వకపోతే, చెడు అన్నది, ఎప్పుడూ మనం కూడా పెట్టుకోకూడదండి. అవతల వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి ముందు.
అవును. అవును. అవును. అవునవును. అవును. అర్థం జేసుకోవాలి. అవునండి వాస్తవం.
అది. అంటే, వాళ్ళు, "ఆ రోజు మనము ఇలా ఫోను చేశాము నేను కష్టంలో ఉన్నాను." అంటే, అవతలు కూడా వాళ్ళు కష్టంలో ఉండొచ్చు కదా! మనకు తెలీదు కదండీ!
తెలియదు కదా! అవునవునవును.
యాహ్! మనం సడెన్‌గా ఏం పర్‌సెప్షన్ తీసుకుంటాము, నేను ఫోను జేశాను మనకు హెల్ప్ చేయలేదు. అంటే, వాడు మనకు పనికి రాాడు. అదెప్పుడు తప్పుడు భావమండి. అది 100లో 99 మంది చేసే పని అదే. అంటే, మనం ఫోను చేసినప్పుడు రెడీగా ఉంటారా ఎవరైనా? అంటే, మన కోసమే హెల్ప్ చేయడానికి, రెడీగా ఉండాలని రూలేమన్నా ఉందా? ఆహ్, అది. అంటే
పనికి రాడు. రూలేం లేదు గదండీ! కరెక్టే మీరు చెప్పినట్టు వాస్తవమే అండి అది. సో, అలాంటి సందర్భం మీకు ఎదురైంది?

<laughs>
<laughs> సో, అలాగా అంటే కష్ట సమయాల్లో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు అన్నది మనం చెప్పడం చాలా కష్టమండి. అంటే అది సమయం ఛీ! అది ఇప్పటికి నాకు తెలీదండి. ఇట్స్ లైక్ ఒక 10 ఇయర్స్ అయిపోయుంటది. నేను ఆరోజే అడిగితే "నేను కొద్దిగా బిజీగా ఉన్నాను." అన్నారు. <chuckles> అదయిపోయింది. ఆ రోజు టికెట్ నేనే బుక్ చేశాను. నా దగ్గర ఉంది కాబట్టి వచ్చాడు తను. <chuckles> సో, అలాగుండేది. సరే పోనీ ఇంకొకటి అంటే ఒక రూమ్ నుంచి బుక్ చేస్తాం కదండీ వెళ్ళేటప్పుడు సరే నేనే బుక్ చేశాను. అందుకని వెళ్ళేటప్పుడు నాతోనే రావాల్సొచ్చింది. వచ్చేటప్పుడు నాతోనే రావాల్సొచ్చింది. ఆరోజు ఫోను చేశారు. "ఇవాళ ఇవినింగ్ ట్రైన్ ఉంది కదా!" అని. అరె! మొన్న ఫోను మొన్న ఫోనెత్తలేదు అంటే "కొద్దిగా బిజీగా ఉన్నాను." అన్నారు సరే అనుకున్నాను. సరే పోనీ నెక్స్ట్ ఈ సెమిస్టర్‍కి సేమ్ అదే. మీరు చెప్తే నమ్మరు ఇప్పడు దాకా 10ఏళ్లు అయింది. 10ఏళ్లకి నా అవసరం ఎప్పుడున్నా కూడా ఫోనెత్తలేదు. సో అలాంటి ఫ్రెం సో, అంటే ఇంక నేనడగడం మానేసాను. <chuckles>
ఆ! కష్టమే అండి కానీ. అంటే మీ ఫ్రెండు అది కావాలనే చేసాడ? లేకపోతే అంటే ఆడ్ అట్ అంటే ఆ టైమ్‍కి అడిగారా? ఆ! మరి మీరు రిటర్న్ ఎళ్ళేటప్పుడు కూడా మీతో పాటు ఎట్లా వచ్చాడు మరి? <laughs> మీ మీ మీ ఇద్దరికీ కలిపి మీరే బుక్ చేసారు. ఆ! కావాల్సొచ్చింది. మరి, మరి ఇట్లా ఈ అంటే మరా చెప్పలేదా? ఇట్లా మేం ఆ! ఇట్లా అ! <chuckles> ఆహా! <laughs> అంటే మరి ఎట్లా అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నా అరె! <chuckles> నిజమే. అంటే దగ్గర ఉన్న స ఆ! అంటే ఇప్పుడు నువ్వు ఇది నిజమైన స్నేహితం స్నేహము అంటే ఆహ్
సో అది. ఆబ్వియస్‍గా. అంటే స్నేహం అంటే చెప్పలేమండి అదే నేను అంటంది. ఎప్పుడూ కూడా ఫస్ట్ థింగ్ కష్టాలు వచ్చినప్పుడు మనకి మనల్ని నమ్ముకోవడమన్నది మొదటిది. ఎందుకు అంటే యాహ్! మీ షాడో మిమ్మల్ని ఎప్పటికీ వదలదు. అంటే మీరు మిమ్మల్ని ఎప్పటికీ వదలలేరు. దాని తరువాత మాత్రమే ఎవరినైనా మనం అంటే ఎవరైనా తీసుకోండి బంధువులు కానియ్యండి, సొంత వాళ్ళు కానియ్యండి, ఎవరైనా ఆ ఒక్క సెకండే మనకి ఇంపార్టెంట్. ఆ సెకండ్‍లో వాళ్ళు బిజీగా ఉండి ఉండొచ్చు.
అవును. మొదటి ఎంత మంచి స్నేహితుడండి. కరెక్ట్ కరెక్ట్ చెప్పారండి అవును. కుదరదు. వాస్తవమండి నిజంగా. ఉండొ ఉండొచ్చు. నిజం వాస్తవం కరెక్టు.
అ అందుకని ఎప్పుడు కూడా కష్టాల్లో ఫస్ట్ మీకు మీరు నమ్ముకోవాలి మనకి మనమే చేయగలిగామా? లేదా? ఎట్టి పరిస్థితిలో మనం చేయలేము అంటే మాత్రమే నెక్స్ట్ ఎవరినన్నా కానీ లేకపోతే ఫస్ట్ మనకి మనం ఏమన్నా చేయగలం. ముందే మనం ఎవరి మీదన్న డిపెండ్ అయ్యి, వాళ్ళు ఒకవేళ ఆ టైమ్‍కి హెల్ప్ చేయలేకపోతే ఫస్టే మనం డిప్రెస్ అయిపోతాం. అసలు మనం ట్రైయ్యే చెయ్యము. ఆబ్వి
లేదా! అవునండి. అవును. అవును. అవును. ఆ! అట్లా జరిగిన సందర్భం ముందా? బాగా డిపెండ్ అయ్యి ఆహ్, తర్వాత అరె! అని నామో <smacks lips> డిపెండ్ అవ్వకుండా ఉండాల్సింది అని.
ఆబ్వియస్‍గా ఇప్పుడు నేను చెప్పినియన్నీ అయ్యే కదండీ. <chuckles> మా ఫ్రెండ్. లేదు నిజంగా అలా అని మళ్ళీ ఎవరిని అడగకుండా ఉండాలంటే మనం అడగాలి, ఎందుకు అనంటే కనీసం కొంతమంది సాయం చేయలేకపోయినా కూడా సలహా ఇవ్వగలరు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌తో.
అవునవును ఇవన్నీ అవును. సలహా ఆ! కరెక్ట్. కరెక్ట్ చెప్పారండి. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్. అయితే మీరు ఇది ఇది ఎట్లా అంటే సరదాగా చెప్పారు. ఇంకొకటి స్యాడ్‍గా ఏదో సా
యాహ్! ఆ! నేను సీరియస్‌గా చెప్పాను. అది నాకు ఒకసారి ఏం జరిగింది అని అంటే అనుకోకుండా ఆహ్, ట్రిప్ కోసం గోవా వెళ్ళాము. అప్పుడే డీమానిటైజేషను.
ఆ! హ్మ్. ఆ! అరెరే! ఆ! ఆ!